అంటే సామాన్యంగా ప్రతి అంటే ప్రతి ఒక్కళ్ళు కాకపోయినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు విదేశాలకెళ్తా ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి విదేశాలకెళ్లి చదువుకోవడం, లేదా అంటే జాబ్ చేసుకోవడం అలాంటివి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించడంతో వాళ్ళు వెళ్తా ఉంటారు. అలా విదేశీ నగరంలో ఆహ్, అంటే భాష ఒకొక్కసారి మనకి అర్థం కాదు. వాళ్ళు మాట్లాడే భాష ఒకొక్కసారి మనకి రా రావచ్చు, రాకపోవచ్చు. అంటే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో అలాంటి సమయంలో మీరు అలా విదేశీ నగరంలో భాష తెలియకుండా, తప్పిపోయిన అనుభవం ఆహ్, ఏమైనా ఉందా మీకు?
అవునండి. వాస్తవం. ఖచ్చితంగా ఉందన్నమాట. నేను ఆహ్, హ్మ్, నా బిటెక్ అయిపోయిన తర్వాత, వ్యాపారం చేస్తా ఉన్నప్పుడు నేను చదువుకుందాం అని చెప్పేసని ఆస్ట్రేలియా వెళ్ళాను.
హ్మ్. ఓకే.
ఒక సంవత్సరం వ్యాపారం చేసి నాకు డబ్బంటే విలువ వో తెలిసిన తర్వాత, మా నాన్నగారు వెళ్ళు అని చెప్పేసని అప్పుడు పంపించారు.
హుహు.
ఆా! దానికోసం అని చెప్పేసని, వెళ్ళిన తర్వాత ఎలాగా అని చెప్పేసానంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కానీ అవంతా కూడాను బాగుండేదన్నమాట చాలా వరకు.
ఓకే, ఓకే. అంటే ఆ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గరున్నట్టు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి అనేసి అలా ఉంటుందా? లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్‌గా ఉంటుందా అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు?
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంతా డిఫరెంట్ కంట్రి చెప్పేసానంటే, ఇప్పుడు మీరూ హైదరాబాద్‌లో మెట్రో చూసారా? హైదరాబాద్‌లో మెట్రో చూస్తే గనక, అక్కడ ట్యాప్ కార్టని చెప్పేసనుంటది చూడండి, ట్యాప్ చేసుకొనెళ్తారు గదా! కార్డ్సన్నీ కూడాను. అలానే ట్యాప్ చేసుకొని మనం ట్రైనెక్కాలి, ట్యాప్ చేసుకొని మనం బస్ ఎక్కాలి. ఇలా ఉంటుందనమాట మొత్తం అంతా. దిగేటప్పుడు ట్యాప్ చేయాలి, ఎక్కేటప్పుడు ట్యాప్ చేయాలి.
అవును. అవును. హ్మ్. హుహు. ఓకే, ఓకే. ఓకే.
సేమ్. అలానేననమాట.
హుహు.
దాన్ని బట్టని జెప్పేసని, వాళ్ళు డబ్బులనేది తీసుకుంటా ఉంటారు.
ఓకే, ఓకే. ఆహా!
హా! అంటే మనకి ఒక కార్డనేది ఉంటది, ఆ కార్డ్‌లో మనం ఎప్పుడు చూసినా గానీ, అంటే ప్రతిసారి కూడాను రీచార్జ్ చేసుకుంటా ఉండాలనమాట. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్కాలి అని చెప్పేసి.
హుహు. అంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాదులో కూడా అంతే. నార్మల్‌గా వాళ్ళు మెట్రో కార్డనేదొకటిస్తారు. దాన్ని ఎప్పటికప్పుడు అంటే, రీచార్జ్ అయిపోయినప్పుడు, రీచార్జ్ జేసుకోవాలన్నమాట.
హుహు. అదేనండి, అలానే. ఇలానే ఉందనమాట మొత్తం అంతా కూడాను. మేబీ నా దాని‌వా దాన్ని చూసి ఇన్స్‌పైర్ అయ్యిండొచ్చు. <smacks lips> కాకపోతే ఏంటి అనంటే, అక్కడ ట్రైన్‌లు బాగా ఇదిగా ఉండేయి, చాలా వరకు ట్రైన్సే మొత్తం అంతా, ట్రైన్‌‍లోనే వెళ్తా ఉంటారు జనాలంతా. ట్రైను, మెట్రో, బస్సు, పడవలు ఏదన్నా గాని మొత్తం అంతా కూడాను, ఆ వొ కార్డ్ మీదే బా ఆధారపడి‌త్తం ఆధారపడిపోయింటదనమాట మొత్తం.
హుహుహు. ఓకే. హుహు. హుహు. ఓకే, ఓకే.
హ్మ్. నేను కాలేజ్‌కి వెళ్ళాలి అని చెప్పేసనంటే, నాకు దగ్గర దగ్గర 3 బస్సులు మారాల్సొస్తుంది.
హుహు.
3 బస్సులు మారాల్సొస్తున్నప్పుడూ, నేనేం జేశాను. మా నాన్నగారిని డ్యాడీ ఇలాగ ఇబ్బంది అవుతుంది నాకు. నేను ఒక కారు కొనుక్కుంటాను అని చెప్పేసి అనన్నా.
ఓకే.
కారు కొనుక్కుంటాను అన్నప్పుడు, "సరేరా కొనుక్కుందువుగాని ఎంత అయిద్ది" అని చెప్పేసి అన్నాడు. ఒక 3000 డాలర్లు ఉంటే సరిపోతుంది డ్యాడీ అని చెప్పేసి అనన్నాను. 3000 డాలర్లు ఆయన అరేంజ్ చేసేసి 3000 డాలర్లు ఆయన పంపిచ్చాడు నాకు.
హుహు. ఓకే.
పంపిచ్చిన తర్వాత, నేను కారు అవన్నీ చూస్తున్నప్పుడు, నాకెందుకో అక్కడికి వెళ్ళాక బండి తీసుకోవాలనిపిచ్చింది.
హ్మ్. హుహు.
కారు కాకుండా, బండి అయితే బెటర్ గదా! అని జెప్పేసని.
అంటే, బండి అయితే ఎన్నివేల డాలర్స్ ఉంటది?
బండి నేను కొన్నది ఒకా 2000 డాలర్లకేమో కొన్నట్టున్నాను.
ఓకే, ఓకే. ఆహా!
హ్మ్. మిగతా 1000 డాలర్లు నేను వాడేసుకొని, 2000 డాలర్లకి నేను పెట్టుకున్నాను బండి. ఆహ్, అది కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఫస్ట్ రోజు యూనివర్సిటీకెళ్తున్నాను నేను బండేసుకొని. నాకు ఒక్కముక్క రూల్స్ తెలీదు.
ఓకే. హ్మ్. ఓకే.
రోడ్లు ఎలా నడుస్తది, రోడ్డు వ్యవస్థ ఎలా నడుస్తది, ఏంటి అనేది నేనప్పటి దాకా ట్రైన్‌లో వెళ్ళిందేననమాట. రోడ్డు మీద వెళ్ళిందే లేదు.
హ్మ్. అవునవును.
హా! మా ఫ్రెండ్స్ కార్‌లో తీసుకొచ్చినా గానీ అదంతా కూడాను స్ట్రయిట్ గానే కదా స్ట్రయిట్ గానే కదా! ఎక్కడ చూసినా గాని పెద్ద ఏముందిలే సిగ్నల్ ఏసుకొనెళ్ళాలి. హార్న్‌లు కొట్టకూడదు ఎక్కడ గూడాను అని చెప్పేసి అనుకొని అలా వెళ్ళిపోతా ఉన్నాననమాట.
హ్మ్. ఓకే ఓకే. అక్కడ కనీసం హారన్ కూడా కొట్టొద్దా?
మా ఇంటి దగ్గర నుంచి యూనివర్సిటీకెళ్ళటానికి ఏదండీ?
అక్కడ కనీసం హారన్ గూడా కొట్టొద్దా?
హారన్ కొట్టకూడదక్కడ అస్సలకి. హారన్ కొట్టకూడదు, ఒక పక్క నుంచి ఇంకో పక్కకి మారుతున్నా గాని, ఒక పక్కకి తిరుగుతున్నా కానీ ఖచ్చితంగా సిగ్నల్ లైట్స్ అనేదేయాలనమాట.
అవునా? ఓకే. ఓకే.
హా! అలాగా నేను యూనివర్సిటీకెళ్తున్నప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఒక రైట్ టర్న్ తీసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాను నేను. నా ఫోనేంటి అప్పటికే బ్యాటరీ అనేది డౌన్ అయిపోతా ఉందన్నమాట. ఉరుకురకనే...
హుహు. ఓకే. హుహు.
ఉరుకురకనే డౌన్ అయిపోతా ఉంది. సిగ్నల్ కట్ అవుతా ఉంది. నాకు ఆ ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లమ్ అనేది అర్థం కాలేదు నాకు. సరే అని చెప్పేసని ఆ ఫోనే తీసుకొని వెళ్ళిపోయాను నేను...
ఓకే. హుహు.
ఆ ఫోన్ ఫోన్‌కి పెట్టుకొని ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అది మాప్స్ పెట్టుకుంటే అక్కడ రైట్ తీసుకోవాలి అని ఉంది. కాకపోతే నేను అక్కడ ఫిఫ్టీ మీటర్స్ తర్వాత రైట్ అనేది సంగతాన్ని మర్చిపోయాను నేను అది.
ఓకే. హుహు. ఓకే.
ముందే రైట్ తీసేసుకున్నాను. అక్కడ నో రైట్ అన్నది.
హుహు.
అక్కడ గ్రీన్ సిగ్నల్ పడిందో, లేదో, నేను దన్మని తిప్పేసాను. ఒక కారు వచ్చేసి నాకు జస్ట్ డ్యాష్ ఇవ్వబోయింది అంతే. అది గాని తగిలింటే, నాకు మాత్రం అక్కడే పడిపోయేవాడిని నేనైతే.
అయ్యో! ఆహా! అయ్యో! ఆ!
చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగేది నాకైతే మాత్రం. దాన్ని తప్పించుకున్నాను. ఓకే భగవంతుడు ఉన్నాడు, తప్పించుకున్నాను. వెళ్ళాను ఎలాగోలా యూనివర్సిటీ దగ్గరికేళ్ళాను కష్టపడి.
హుహు. ఓకే. హ్మ్.
స్ట్రెయిట్‌గా ఆ స్పీడ్ లిమిట్‌లు గాని, అయన్ని పాస్ చేసుకుంటా.
అంటే, అప్పుడు ఒకేసారి కా‌ర్ డ్యాష్ ఇచ్చింది, అంటున్నారు కదా! అంటే దగ్గరికి వచ్చింది, అంటున్నారు కదా! ఆహ్, ఆ డ్యాష్ ఆ ఇయ్య ఇవ్వబోయేది అంటున్నారు కదా! అలాంటి సమయంలో ఇప్పుడు, తప్పు కొంచెం మీ సైడ్ ఉంటుంది, వాళ్ళ సైడ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కనీసం దిగి అయినా, మాట్లాడి అంటే, ఏమైంది, ఏంటి అని అడగలేదా?
డ్యాష్ ఇవ్వలా. డ్యాష్ ఇవ్వబోయేది అని చెప్పాను. అవును. అవును. అసలు అక్కడ అంతా ఉండదండి, టైము ఎవరికీ కూడాను. నేను వెళ్ళిపోయాను అలాగా రైట్ టర్న్ తీసుకొని, నేను వెళ్ళిపోయాను. నా దారిన నేను వెళ్ళిపోయాను. నా కారు అంటే గ్రీన్ సిగ్నల్ పడిందో, లేదో, బండి కదా! దూకేసింది ముందలా.
ఆహా! ఓకే. అవునవునవును.
ఆ! నేను ధన్మని చెప్పేసి అని వెళ్ళిపోయాను. జస్ట్ ఆ కారు కూడా వచ్చేసింది అన్నమాట మీదకి. నేను ఇంక దాన్ని తప్పించుకొని వెళ్ళాను.
ఓకే. ఓకే. హుహు. హ్మ్.
దిగి మాట్లాడి వెళ్ళే అంతా పరిస్థితి ఉండదన్నమాట. ఈవెన్ పోలీస్‌లు కూడాను, వాళ్ళు కారు అద్దం దీంచమంటారే తప్పితే, "కారు దిగు. కిందకు దిగు, తాళాలు తీసేసుకోవటాలు" అలాంటివేమి ఉండవన్నమాటక్కడ...
ఓకే. ఓకే. హ్మ్.
మర్యాద పూర్వకంగా మన డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. "మీకింత ఫైన్ వేస్తున్నాం" అని చెప్పేసని ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మన ఇంటికెళ్ళిపోవాలి.
హుహు. ఓకే, ఓకే.
ఆా! ఇన్ని రోజులని టైమ్ ఉంటది. ఇన్ని రోజులకి గాని కట్టలేకపోయావు అని చెప్పేసనంటే, నిన్ను కోర్టుకేసేస్తారు. నువ్వు ఇలా కట్టలేకపోతున్నావు అని చెప్పేసనంటే నీకు వీక్లీ వీక్లీ పేమెంట్‌ల కింద కూడా ఇస్తారు మొత్తం అంతా కూడాను.
హ్మ్. ఓకే, ఓకే. హ్మ్. హుహు. ఇది మంచి విషయం అండి. ఎందుకంటే, వీక్లీ వీక్లీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే, ఒకేసారి వాళ్ళ మీద స్ట్రెస్ అనేది ఉండదు.
అదే గదా! ఖచ్చితంగానూ.
హ్మ్.
కాలేజ్‌కి వెళ్ళానా నేను. కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు, నా ఫోన్‌లో చార్జింగ్ లేదు. తగ్గిపోయింది. ఇంకేనా. సరే వచ్చే దారే కదా అని చెప్పేసని గూగుల్ మాప్స్ పెట్టుకొని వస్తాంటే ఒక్కసారిగా ఫోన్ స్విచ్ఆఫ్ అయిపోయింది.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అయ్యో!
అది. నేను ఎటెళ్తున్నానో, ఎటు దిగుతున్నానో ఏం అర్థం కాకుండా గందరగోళమైన పరిస్థితన్నమాట. వెళ్ళిపోతానే ఉన్నాను, వెళ్ళిపోతానే ఉన్నాను. దగ్గర దగ్గర 25 కిలోమీటర్లెళ్ళాను ఎదురికి.
హ్మ్. అయ్యో!
మా ఇల్లు అర్థం కావట్లేదు. నాకు ఎటుఏళ్లలో కూడా అర్థం కావట్ల. ఎవరికన్నా ఫోన్ చేద్దామన్నా గాని, ఫోన్‌లో నంబర్‌లు ఆహ్, ఎంత కూడాను అప్పుడే వెళ్ళిన ఊరు గదా! నాకు ఎవ్వరి నంబర్‌లు గుర్తు లేవు. మా నాన్న నంబర్‌కి చేద్దాం అని చెప్పేసానంటేనేవన్నా అక్కడ ఏవన్నా ఇంటర్నేషనల్ కాలింగ్. ఒక్క ముక్క అర్థం గాని పరిస్థితనమాట. అంత గందరగోళమైన పరిస్థితి. నాకేం చేయాలో అర్థం గాలేదు. ఏదో ఒక చోట రైట్ అని కనపడింది, తిరిగాను. తిరిగేసి అక్కడ బండి పార్క్ చేసుకొని, నాకు ఏం చేయాలో అర్థం గాక, కొంసేపు అక్కడ కూర్చొని, చేతిలో హెల్మెట్ అదంతా పట్టుకొని, నేను ఆలోచిస్తా ఉన్నానన్నమాట. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? అని. అక్కడ నాకు ఒక ఆఫ్రికన్ షాప్ ఒకటి కనపడింది...
హుహు. అవును. అయ్యో! హ్మ్. హుహు. హుహు. ఓకే.
వెళ్ళాను. వెళ్ళేసి నా ఫోన్‌కి ఇలా చార్జింగ్ లేదు. చార్జింగ్ పెడతారా? అని చెప్పేసి అని, "ఏం ఫోన్ నీదనంటే," ఐఫోనే అని చెప్పేసని ఇచ్చానన్నమాట...
హ్మ్. హ్మ్.
ఇచ్చిన తర్వాత, వాళ్ళు చార్జ్ పెట్టారు. ఛార్జ్ పెట్టిన తర్వాత, నేను మా ఫ్రెండ్‌కు ఫోన్ చేశాను తీసుకొని. అరే ఇలాగా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే, బండి మీద ఇలా వచ్చేసానురా. మొత్తం అంతా కూడా నేను ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు, "నీ చుట్టుపక్కల ఏముందిరా"? అని చెప్పేసి అని అడిగారు వాళ్ళు. నాకు ఇక్కడ మేరీల్యాండ్స్ అనే స్టేషన్ ఒకటి ఉందిరా, అని చెప్పేసి అని చెప్పాను నేను, "వామ్మో అంత దూరం వెళ్ళిపోయావా, నువ్వు దగ్గర, దగ్గర అది మన ఇంటి దగ్గర నుంచి 25 కిలోమీటర్లు"
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
ఆ! నువ్వు ఎలా వస్తావు ఇప్పుడు అక్కడి నుంచి అని చెప్పేస్తానంటే, "ఇక్కడ చార్జింగ్ పెట్టారా వీళ్ళ దగ్గర కొంసేపు చూస్తాను" అని చెప్పేసి అని అన్నాను నేను. సరే! అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత, ఇంక అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాననమాట. దాంట్లో ఏం తప్పు చేశాను తెలుసా! అక్కడ టోల్ రోడ్స్, నాన్ టోల్ రోడ్స్ ఉంటాయన్నమాట.
హ్మ్. ఓకె. హుహు. హ్మ్. ఓకె, ఓకె.
అంటే టోల్ ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. ఎక్కకుండా వెళ్ళాలనుకున్నా గాని ఎళ్ళొచ్చు...
ఓకె. ఓకె.
జనాల ఫ్లెక్సిబిలిటీ అన్నమాట అది. టోల్ ఎక్కితే ఫాస్ట్‌గా వెళ్తావు. టోల్ లేకుండా వెళ్తేనేమైనా స్లోగా వెళ్తావు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతావు.
ఓకె, ఓకె. హ్మ్. అంటే మీరు ఇప్పుడు బైక్ కొన
నేనేంటి గూగుల్ మ్యాప్స్‌లో నో టో అది టోల్‌ది ఆన్ చేసుకున్నాను. నాకు తెలియలేదు కదా! అప్పుడు తెలీదు కదా ఇండియాలో అని చెప్పేసానంటే, మనం టోల్స్ ఆన్ చేసుకొనే ఉంటాం ఖచ్చితంగా.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్.
నా ఫోన్ కూడా అక్కడికి ఇంకా మారకపోయేసరికి నాది టోల్ ఆన్ లోనే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తేనే‌మో నా మోటర్ వీల్ ఎక్కుకుంటూ వెళ్ళాను. ఇంకా ఎలాగోలా ఇంటికి చేరుకున్నానండి...
ఓరి! ఆ! ఓకె.
గందరగోళ పరిస్థితులు అయిన తర్వాత. మామూలు టార్చర్ కాదు నాకైతే మాత్రం ఎంత దారుణంగా అనిపించిందంటే, అంత దారుణం అనిపించింది నాకైతే అది.
అవునవును వాస్తవం అండి. ఆహ్, అట్లా ఆ! ఇలాంటి సమయంలో మీరు ఏమి చేయాలంటే ఫస్ట్ ఏమైనా అంటే బైక్ కొనే ముందు అయినా నార్మల్‌గా ఇక అక్కడ మనకి కొత్త ఆహ్, అక్కడ కొత్త స్ విషయం కదా! మొత్తం.
ఫస్ట్ టైమ్ చలిబిట్టిపోతుంది. హ్మ్. అవును.
సో, అక్కడ మనం ఏం చేయాలంటే, నార్మల్‌గా ఆహ్, ఫస్ట్ మీకనిపించలేదా? ఫస్ట్ ఈ ఆ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఎలా ఆహ్, అంటే, మనకి దారులు తెలవదు.
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఇండియా లాగానే ఉంటాయండి. మొత్తం అంతా కూడాను. చిన్న, చిన్న రూల్స్ అన్నమాట అంతే, అంతకు మించి ఏమి లేదు. అంటే ఒక రౌండ్‌ఎబౌట్స్ ఉంటాయి. రౌండ్‌ఎబౌట్‌లో ఉన్నప్పుడు రైట్ వాళ్ళకి దారి ఇవ్వాలి అన్నమాట. ఆస్ట్రేలియా రూల్ ప్రకారం.
హుహు. ఓకే, ఓకే. హుహు.
ఆ! అక్కడ దారి ఇచ్చుకుంట వాళ్ళు రైట్ వాళ్ళు ఇట్లా తిరుగుతున్నప్పుడు, రైట్ సిగ్నల్ వేసినా గాని, రైట్ వాళ్ళు ఉన్నాగాని, అక్కడ ఆగిపోవాలి మనం. ఆగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాతే, మనం వెళ్ళాలి అలాగా. ఆ రూల్ ఒకటి. లెఫ్ట్‌కి వెళ్ళాలంటే, లెఫ్ట్‌కి వెళ్ళటాలు. స్టాప్ సైన్ దగ్గర స్టాప్ అవ్వటాలు. అవన్నీ కూడా ఉంటాయన్నమాట. చిన్న, చిన్న రూల్స్ అన్ని తెలుసుకున్నాను. కాకపోతే ఏంటి అని అంటే, నాకు ఆ మోటార్‌వేస్ కానీ, అయన్నీ కూడా అర్థం కాలే. అది నా ఫస్ట్ ప్రయాణం ఇంకా, నా బండి తోటి.
ఓకే, ఓకే. అంటే హుహు. అవునవును. అంటే అక్కడా
నా సొంతంగా అంటూ, నేను తోలటం ఫస్ట్ టైమ్ అన్నమాట అక్కడ. నేను బాగా తోలుతాను వాస్తవంగా అయితే, నేను చాలా బాగా తోలుతాను. మీకు చెప్పినట్టుగా, ఇందాకడ ఫస్ట్‌లో యాక్సిడెంట్ అనేది నేను తప్పించుకోగలిగాను అని చెప్పేసి అంటే, నేను బాగా తోలేదాన్ని బట్టే.
ఆ! అంటే ఓకే. ఓకే. హుహు. ఓకే, ఓకే. అంటే, అక్కడ మీకు ఇప్పు‌డు సరిగ్గా అంటే ఆహ్, అక్కడ మనుషులు తెలియని ప్లేస్‌ లోకి మీరు అంటే 25 కిలోమీట‌ర్స్ అంటే, మీ ఇంటి నుంచి మీరు 25 కిలోమీట‌ర్స్ వెళ్ళిపోయారు అంటున్నారు కదా! అక్కడ మిమ్మల్ని ఎవరి పలకరించి అంటే ఏమైంది? అంటే ఇప్పుడు మీరు ఏదో అంటే, ఒక స్ట్రెస్‌ లోనే ఉన్ ఉన్నట్టు ఉంటుంది, మీ ఫేస్ మొత్తం ఆ టైమ్‌లో. అంటే భయం భయంగా ఉంటుంది.
హ్మ్. అవునండి. అంతేగా మరి! అంతే కదా మరి! హ్మ్. ఖచ్చితంగా అండి.
సో, ఎవ్వరు మిమ్మల్ని గమనించి ఏమైంది, అని అడగలేదా అక్కడ?
అంటే, అక్కడ అంత టైముండదు. వాస్తవంగా ఎవ్వరికీ.
ఓకే.
ఆళ్ళంత పట్టించుకోరు. ఏమైంది? స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నావా? ఏంటి? అలా ఏమి అడగరు, మొత్తం అంతా. నేనే ఎల్లాను ఒక షాప్‌లోకి. నా పరిస్థితి ఇది ఇలాగ రూట్ మారిపోయాను, అని చెప్పేసి అని నాకు వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత, వాళ్ళు చార్జింగ్ అని చెప్పేసి అంటే, ఓ చార్జింగ్ అని చెప్పేసి వాళ్ళు చార్జింగ్ పెట్టారు.
హుహు. ఓకే. హుహు.
ఛార్జింగ్ పెట్టిన తర్వాత, నేను ఫోన్ చేశాను మా ఫ్రెండ్స్‌కి...
హ్మ్.
ఫోన్ చేసిన తర్వాత, ఇలా జరిగింది మొత్తం అంతా. కాకపోతే ఏంటి, ఇక్కడ సాయం చేయటం ఏదైతే ఉందో, వాళ్ళు ఆఫ్రికన్ షాప్‌లో అంటే, వ వాళ్ళకి సరిగ్గా ఇంగ్లీష్ రాదు. వాళ్ళు నాకు‌లాగా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా!
వాళ్ళు సాయం చేశారు. ఇలా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంట. మొత్తం అంతా గూగుల్ మ్యాప్ వాడాను. ఈసారి ప్రాపర్‌ గానే ఎల్లాను. ఈసారి రైట్ టర్న్ అదంతా కూడా తీసుకొని, ఇంటికెళ్ళాను ప్రశాంతంగా. ఇక్కడ ఏంటి, దాని తర్వాత నేను చేసిన మంచి పని ఏంటి అల్లా అని చెప్పేసానంటే, ఈసారి ఫోన్ మార్చుకొని వెళ్ళాను అన్నమాట మొత్తం. ఆ రోజున దెబ్బకి, నేను ఖచ్చితంగా ఫోన్ మార్చేసేయాలి, ఈ దెబ్బకి అని చెప్పేసి అనిపించింది నాకు.
అంటే హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అవును. తప్పనిసరిగా. ఎందుకంటే, వెళ్ళేటప్పుడు మనకి చార్జింగ్ లేదు. వచ్చేటప్పుడు చార్జింగ్ లేదు, అనేది డౌన్ అయిపోతుంది. అలాంటి ఫోను మనకి తెలియని అంటే, ప్లేస్‌లలో ఉంటే కష్టం అవుతుంది కదా!
హ్మ్. అదే కదా! నాకు అదే భయమేసింది. దాని తర్వాత నేను ఇంకా, అవును, దాని తర్వాత నేను ఇంకా మార్చేశాను. చాలా ఫ్రస్ట్రేషన్ అనిపించింది. ఎందుకనంటే నేను ఎక్కడికెళ్తనానో, ఏంటని తెలీదు. చలి పుట్టేస్తుంది. నా దగ్గర ప్రాపర్ జాకెట్ లేదు. ష‌ర్టు ఒకటేసుకొనెళ్ళాను, బండి మీదెళ్ళేటప్పుడు. ఎంత దారుణంగా ఉంటుందనేది, ఆలోచించండి బయట దేశంలో. అదేంటి మళ్ళ వింటర్ టైమ్ స్టార్ట్ అవుతుందనమాట.
అవును. అవును. అవును. వాస్తవము. అవునవును.
ఆహా! ఎంత దారుణంగా ఉందనంటే నాకు అంత దారుణంగా అనిపించింది. ఎవరినైనా అడుగుదామన్నా, ఏదన్నా చెప్దామన్నా గాని మనకు లాగా ఇటెళ్లు, రైట్‌కెళ్లు, లెఫ్ట్‌కెళ్లు అట్లా ఏం చెప్పేది ఏమి లేదు అదంతా కూడాను.
హ్మ్. అవునవును. అక్కడ ఎక్కువ చెప్పడానికి ఎవ్వరు అంతగా ఇంట్రస్ట్ చూపరన్నమాట. అంటే, ఎవరి పనులు వాళ్ళు, ఎవరు బిజీ వాళ్ళకి.
అదే కదా! చెప్పినా గాని మనకు అర్థం కాదు వాస్తవంగా. వాళ్ళు ఇక్కడికెళ్లి ఆ రౌండ్అబౌట్ తీసుకో, ఈ రౌండ్అబౌట్ తీసుకో, అక్కడో స్టాప్ సైనొస్తది. అయన్నీ కూడా చెప్తారు. మొత్తం కొంతా నాకు అర్థం కాదు కదా! ఇయన్నీ కూడానీ మొదట్లో. హ్మ్.
కానీ, మనకు అవునవును ఫస్టు కదా! సో, మనకి అర్థం కాదు.
అదే కదా!
సో, అలాంటప్పుడు మీరు నెక్స్ట్ నుంచి అంటే, నెక్స్ట్ ఇక నీకు మరి ఆ రోజు అయిపోయిన తర్వాత, నెక్స్ట్ నుంచి అంటే, తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా? అంటే, ఏ రూట్ ఏంటిది అనేసి.
ఖచ్చితంగాను. ఒకసారి దెబ్బ పడిన తర్వాత, రెండోసారి పట్టే చాన్సే లేదన్నమాట. కాకపోతే, ఏంటి అంటే ఈసారి చిన్నది పడింది అంతే. నేను ఇండియా వద్దాం అని చెప్పేసి, మా ఫ్రెండ్స్ మేమంతా కూడాను కార్‌లో వస్తా ఉన్నాం అన్నమాట...
ఓకే. హ్మ్.
కార్‌లో వస్తా ఉన్నప్పుడు... నేను ఇలాగా దాని గురించి చెప్తా ఉండి, మొత్తం అంతా కూడాను ఆహ్, ఎలాగా అంటే ఆహ్, పాటలు పెట్టుకుంటా ఎళ్తామున్నాం అన్నమాట. నేనే తోలుతున్నాను కార్ కూడాను ఈసారి.
హ్మ్. హుహు.
కార్ తోల్తన్నప్పుడు ఒక ఎగ్జిట్ తీసుకోవాలైతే, ఆ ఎగ్జిట్ తీసుకోకుండా వెళ్ళిపోయాను.
అయ్యో!
అయిపోయింది సినిమా అక్కడ. దగ్గర దగ్గర ఈసారి కూడాను 15 కి.మీ పడింది. అదంతా తిప్పుకొచ్చి ఇలా లోపల నుంచి వచ్చేసి నేనైతే దిగ ప దాదాపు ఫ్లైట్ మిస్ అయ్యే పరిస్థితి అన్నమాట ఆ రోజు నాకు.
హ్మ్. అయ్యో! అరే! యాహ్! యాహ్!
అలా జరిగింది. కానీ ఏం కాదులెండి. ఇంక అంతే జీవితమన్నా జరుగుతా ఉంటాయి మొత్తం అంతా కూడాను. ఒక్కొక్క సంఘటన నుంచే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటదనమాట. ఒకవేళ భాష తెలియకపోయినా గానీ, మనం వాళ్ళ భాషలో, మనం వాళ్ళ భాషలో మాట్లాడలేకపోయినా గానీ, ఒక కామన్‌గా భాష అనేది ఒకటి ఉంటదనమాట అందరికీ.
అవునండి, అవును. ఎట్లండి నార్మల్‌గా మనకి అవునండి డెఫినెట్లీ. ఎప్పుడైనా అవును.
ఆ భాషను వాడుకొని మనం ముందుకెళ్ళిపోవడమే, అంతకు మించి చేసేది ఏమి లేదు. అది.
అవును. మనము నార్మల్‌గా బయట దేశాలకి ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు కూడా, మనకి నెక్స్ట్ అంటే ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అంటే జరిగినప్పుడే మనం ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసి, అంటే ముందుకు ఉండాలి. లేకపోతే అక్కడే ఉండాలి. అక్కడే ఉంటూ, అంటే అక్కడే ఉంటానంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళేది మనము మనకోసము. అంటే, మనం ఎట్లంటే డెవలప్ అవ్వడం కోసం. సో, మనం డెవలప్ అవ్వాలంటే, అక్కడ మనకి అంటే ఎన్ని ఎన్ని ఎదురు దెబ్బలొచ్చినా మనం తట్టుకునే స్థితి మనకుండాలి.
హుహు. ఖచ్చితంగాను. అది. ఖచ్చితంగాను. అంతే కదా మరి. ఖచ్చితంగాను. అలానే జరిగింది అన్నమాట, మొత్తం అంతా, నా సిట్యుయేషన్‌లో కూడాను. ఎప్పుడైతే నేను అలాగ తప్పిపోయానో, దాని తర్వాత నేను మళ్ళా మళ్ళా మేల్కొని. ఈసారి ఇలా చేయకూడదు అని చెప్పేసి నేనే ఒక నేర్చుకున్నాను. ఒక నియంతగా తయారైపోయి, నేనే నేర్చుకున్నాను అన్నమాట, మొత్తం అంతా.
అవునవును. హ్మ్. అవునండి, చాలా అద్భుతం. ఓకే. అంటే మీరు ఆ విదేశ నగరంకు ఎళ్లి, అంటే అక్కడి నుంచి అంటే మీరు ఎక్కడికి ఎళ్ళాలి, ఏంటి అనేది తెలియకుండా కూడ, మీరు మ్యాప్స్ యూజ్ చేసి అవి యూజ్ చేసి, ఆ! వెళ్ళడం ఇట్లా చాలా మీ అనుభవం చాలా బాగుందండి. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదాలండి.
హ్మ్. అలా జరిగిందండి మొత్తం. ధన్యవాదాలు.